అది చెప్పినా వినాలి గదా! <giggles>
ఆ! <laughs>
అంటే, ఆహ్, ఎలా అంటే, ఆహ్, అవి తన మీద రుద్దను అంతే ప్రస్తుతానికి అయితే <chuckles> ఇద్దరం అట్లా వెళ్తున్నాం అనమాట.
ఆ! హ్మ్. అంతే. అట్లా సరిపోతుంది మొత్తం అంతా పోనిలెండి. <sniffs> అయితే ఇప్పుడు ఉద్యోగ పరంగా చూసుకుంటే మీరు హ్మ్. ఉద్యోగ పరంగా చూసుకుంటే పొద్దున్నే 7:30 కల్లా మీరు మీ పని అనేది మొదలు పెడతారు. ఒకవేళ కొంతమంది క్లయింట్లకి ఇప్పుడు ఫిజియోథెరపిస్టన్నారు. కొంతమంది క్లయింట్లు ఉదయాన్నే ఆరింటికల్లా ఎళ్ళాల్సొస్తది. అప్పుడు మీరు ఎలా చేస్తారు దాన్ని.
సరిపోతుంది. కాపోతే కొన్ని నెగెటివైతే ఉంటయి. ఉప్పు హ్మ్. అవును. హ్మ్.
ఆ పనిని మీరు ఎలా చేస్తారు?
అప్పుడిగ మాములుగా అంటే, ఆహ్, ప్రెజెంట్ అయితే నేను విజిటింగ్స్ గూడా వెళ్ళట్లేదు. ఇన్ కేస్ మీరన్నట్టు నేను ఎళ్ళాను ఒకసారి అలాంటప్పుడు ఎం చేస్తానంటే ఈవెనింగ్ టైమ్ చేసుకుంటాను.
హ్మ్. హ్మ్. అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునా! ఓకే. ఈ వ్యాయామన్నయితే ఖచ్చితంగా ప్రతిరోజు వదిలిపెట్టరు మీరసలకి. ఈ వ్యాయామన్నయితే వదిలిపెట్టరు మీరు.
అంటే ఎంతో సేపు చేయనా ఎంతో సేపు చేయను. అహా! అది మటికి అస్సలు లేదు. ఎందుకంటే దాని వల్ల, <smacks lips> ఎలా అంటే ఇప్పుడు లేడీస్‌లో హార్మోనల్ చేంజ్స్ అనేది చాలా ఉంటాయి కదా! అట్లా, ఎలా చెప్పాలంటే ఇప్పుడు నాకు ఓవరీస్‌లో సిస్ట్స్ వచ్చాయి.
హుహు. హ్మ్. అవును. అవును. ఖచ్చితంగాను. అవును. హ్మ్. హ్మ్. అవునా! ఓకె. అయ్యో! ఆ!
సో, ఈ ఎక్సర్సైజెస్ వల్ల నేను అది ఆహ్, మా మొత్తానికి మానిపోయినియి అనమాట.
హ్మ్. హ్మ్. ఆహాహా! హ్మ్.
సో, అంత ఆయు ఉపయోగం ఉన్నప్పుడు వదిలిపెట్టకూడదు కదా! అని.
పోనీలెండి మంచే జరిగింది. ఇలాంటియి చేయటం వల్ల అవును. ఇలాంటియి చేయటం వల్ల మంచే జరిగింది మీకు కూడాను.
అవును. అందుకని ఇంకేంటంటే యట్‌లీస్ట్ ఒక టెన్ టూ ఫిఫ్టీన్. మిన్
హుహు. రాత్రి పూట అండి. రాత్రి పూట ఎలాగా ఏదైనా పనున్నపుడు ఎలాగా మరి రాత్రి పూట ఎన్నింటికి తింటారు మీరు. ఇప్పుడు ఉదయానే అని చెప్పేసనంటే 11:30కి తినేస్తున్నారు మీరు మధ్యాహ్నం పూట లంచనేది. ఇప్పుడు రాత్రి పూట అసల తింటారా లేకపోతే
రాత్రి పూట గూడా నేను బిఫోర్ స్ అవును. అవును. అవును. అంటే ఈ మీన్ వైల్ మధ్యలో ఏదోకటి చిన్నగా స్నాక్స్ ఎళ్తాయి ఎళ్తానే ఉంటాయి లెండి. అస్సలెళ్ళకుండా ఉండదు. డిన్నరైతే బిఫోర్ సెవెనైతే కంప్లీటయిపోతుంది.
తింటనే ఉంటారైతే <laughs> ఆ! అదే. హ్మ్. అవునా! హ్మ్. పోనీలెండి. ఎన్నింటికి పడుకుంటారు మరి?
అవును. బాబుకి గూడా నేను 7 కల్లా పెట్టేస్తాను. 8కి పడుకుంటూ పోతాడు బాబు గూడా.
హ్మ్. 8:00కే
8 కె పడుకుంటాడు. మార్నింగ్ 6 కల్లా లేచి పో లేచేస్తాడు.
హ్మ్. అబ్బా! ఎంత మంచి అలవాట్లండి అసలకి. హ్మ్.
అది వా ఆ అలవాటు రాడానికి నేను 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాను. <giggles> అంటే ఆ రొటీన్ ఫాలో అయితే తరువాత మనకి చాలా ఈజీగా ఉంటది కదా! అని అంతే.
అవునా! ఓకె. ఓకె. నైస్. బావుంది. హ్మ్. హ్మ్. అవును. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు నైటు పూట ఏడింటికల్లా తినేస్తారు. మరి మీ హస్బెండ్ 11:00కి కదా! అయిపోయేది షిఫ్టు. ఆ! మరి మీరు లేట్‌ గానే పడుకుంటారా లేకపోతే ఎలాగా?
అవును. అవును. లేదు. నేన్ నేను పడుకుండి పోతా. అంటే తనది ఎలా అంటే షిఫ్ట్స్ షిఫ్ట్స్ హైబ్రిడ్ అనమాట. వీక్లీ 2 డేసే ఆఫీస్‌కెళ్ళాలి. మిగతా రిమైనింగ్ డేస్ ఇంట్లోనే.
హ్మ్. హుహు. హ్మ్. అవునా? ఆ! ఓకే. ఓకే. ఓకే ఇంట్లోనే చేసుకుంటారు. హ్మ్.
అవును. తను ఆఫీస్‌కెళ్ళిన రోజైతే పడుకోను. ఇంట్లో చేసుకున్న రోజైతే నా వర్క్ అంతా అయిపోయాక నేను, ఆహ్, నేను పడుకుండి పోతాను. అట్లా తనొచ్చేదాకా అలా ఏముండదు.
హ్మ్. హుహు. అయిపోయిన తర్వాత పడుకుండిపోతారు. అవునా? హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదైనా డయోరియా గాని అయన్నీ వచ్చినప్పుడు బయటికెళ్ళినప్పుడు మరి ఎలాంటి ఫుడ్డిస్తారు మీరు మీ హస్బెండ్‌కి.
<giggles> ఫుడ్డంటే ఎక్కువ ఈ జీరా తోనే ఉంటాడు. తను ఆయిల్ డయేరియా అంటే డైజెషన్ ఇష్యూసే కదా! మెయిను. ఈ జీరా, క్యుమిన్ వీటికి అవి తగ్గుతాయి అనే ఫీలింగ్‌లో తనెప్పుడు క్యారీ చేస్తాడనమాట.
హ్మ్. అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.